ఇప్పుడు గనక మనం ఒకసారి పాత పాటలు ఏమన్నా విన్నామనుకోండి, మనకి మన చిన్నప్పటి జ్ఞాపకాలు, మన స్నేహితులతో కలిసి తిరిగిన ప్రయాణాలు ఇవన్నీ కూడా గుర్తుంచి ఒక మంచి నొస్టాల్జియా లోకంలోకేళ్ళిపోతూ ఉంటాం కాబట్టి. అటువంటి సందర్భాలు మీకేమన్నా కలిగినియా అంటే ఎటువంటి పాటలు వింటే అటువంటి కలుగుతు కలుగుతూ ఉంటుంది మీకు?
ఆ! హ్మ్. ఆ! ఇందులో అంటే పాటలు ఇ ఇలాంటివిగ, ఇ ఇటువంటి పాటలు కాదండి ఎప్పుడైనా సరే పాత పాటలు వింటుంటే అదో రకమైన మంచి అనుభూతి ఈ మీరన్నటువంటి ఆ నొస్టాల్జియాలోకి తీసుకె <giggles> తీసుకెళ్ళిపోవడం అంటే
ఓకె ఓకె. <giggles> అదే. అంటే ఈ ఒక పాట రకం గురించి కూడా సంబంధం లేదికా పాత పాట అయితే చాలా ఉంది <giggles> అనమాట అంతేనా?
అ ఆ! అంటే పాట రకం మరి ఇప్పుడు "గాలి వానలో, వాన నీటిలో" అనేటువంటి సాడ్ సాంగ్ తప్పేడిది. <giggles> ఆహ్, కొంచెం ఇ ఇ ఇప్పుడు గీతాంజలిలో 'జగడ జగడ జగడం' అని ఓ పాట ఉందనుకోండి చక్కగా హ్మ్, అప్పుడు గుర్తొస్తుంది మనకి, పాత కాలంలో మనం ఇలా అల్లరి చేసేవాళ్ళం కదా! ఈ పాట పాడుకుంటూ అని అలా. అనిపి
అయ్య బాబోయ్! <chuckles> ఓకె. అదేనండి. అంటే కొంచెం ఊపు ఉండే పాటలు కొద్దిగా ఇష్టపడతారు అన్నమాట మీరు.
ఆహ్, కొంచెం ఊపు ఆ! ఊపుంటే అది గుర్తొస్తుంది. ఆహ్, హ్మ్, మాట రాని మౌనం అది ఇది గుర్తుంటే మరి బాధ అనిపిస్తుందనమాట. అప్పుడు ఆ రకంగా హ్యాండ్ ఇచ్చింది కదా! అని. <giggles>
అదే. అవును గదా. <chuckles> ఆహా! 5 జరిగింది అయితే ఒకటి సన్ని <chuckles>
అహా! ఎవ్ ఎవరికైనా జరుగుతుందండి. ఇ ఇది లేకుండా, ఈ సిమ్ అంటే ఈ సినిమాలు చూసేటువంటి ఏ మనిషి అయినా ప్రేమలో పడక తప్పదు, పడిన తరువాత హ్యండ్ ఇవ్వడం అనేది కూడా తప్పదనమాట ఇవి ప్రతి ఒక్క ప్రతి ఒక్కలి జీవితంలో ఉంది ఇది. ఇది లేకుండా లేని మనిషి లేడు, లేదని చెప్తే అబద్ధం చెబుతున్నాడు అని అర్థం అయిపోతుంది అన్నమాట. <giggles>
అవునవును. తప్పదు విఫలం <giggles> అనేది జరుగుతా ఉంటుంది. అవును. అది వాస్తవం అండి, నిజంగా. <giggles> అంటే ఎవరన్నా హే! లేదు లేదు నాకు ఇప్పటి దాకా అలా ఏం జరగలేదు అని చెప్పినా కూడా, "ఆ! ఓకె ఓకె జరిగే ఉంటదిలే" అన్నట్టుగానే ఉంది కదా! <giggles>
ఆ! ఆ! ఓహ్! అంటే ఒకవేళ ఏమి జరగకపోయినా ఈయన ఎవరినో అడ్మైర్ చేయడం, ఆ తరువాత ఆయి చెప్పలేకపోవటం, ఇలాంటివి కూడా ఉంటాయి. ఈ హ్మ్, ఎక్కడ
హ్మ్. అదే, అంటే మనం చూసే సినిమాలు కావచ్చు, లేపోతే మనం ఫ్రెండ్స్‌తో పద్దాక మాట్లాడుకునే మాటలు కావచ్చు, ఎక్కడో చోట మనల్ని అది అటు దారిలోకి నడిపిస్తా ఉంటది.
హ్మ్. అవునండి, అవునండి. అవునవును. ఆ దారిలోకి నడిపిస్తుంది. అది అలా అయిపోయి ఇప్పుడు అంటే మన మ్ హ్మ్. ఇదేంది నాగరికత మన, ప్రవర్తన అలా తయి అలా అయిపోయింది లెండి.
ఓకె. అవునవునండి. అయితే మీకు అంటే, ఒక మంచి పాట ఏదైనా గుర్తొస్తుందా? ఇప్పుడు ఆ సందర్భం గురించి ఆలోచిస్తుంటే పాత కాలం.
అందులో యె ఆహ్, మంచి పాట అంటే ఒక ఆహ్, ఎలా ఉంటుంది, మీకు పాత పాటలు చాలా గుర్తొస్తుంటాయి. అంటే మీరే
హ్మ్. అంటే ఫ్రెండ్సందరు కలిసి పాడుకుంటూ ఇలాంటివి గడుపుతా ఉంటారు కదా, ఎప్పుడైనా మంచిగా.
ఆ! ఫ్రెండ్స్ ఫర్ ఫ్రెండ్సందరంటే, ఇప్పుడు నాగార్జున గారిది ఉంది కదండీ, ఈ 'గీతాంజలి'లో 'జగడ జగడ జగడం' అని ఉంటుంది. హ్మ్, ఆయన మంచి పాట, అది బాగానే ఉంటుంది. కాకపోతే కొంచెం ఫా ఫా ఫాస్టుంటుంది. 2 లైనులా? ఆ! 2 లైన్లయితే ఓకే.
ఏం పాట? ఓకే. అది. అది ఏమన్నా పడగలుగుతారా ఒక 2 లైన్‌లేమన్నా? ఆ! ఓకే. మొత్తం పాటొద్దులెండి.
<giggles> జగడ జగడ జగడం చేసేస్తాం, రగడ రగడగడం దున్నేస్తాం, ఎగుడుదిగుడుగానం మేమేగా పిడుగులం. రంపం పం. మరల మరల జననం రానీరా మరల మరల మరణం మింగేస్తాం భౌనభాను గరలం మేమేగా డమరు మేమేగా ఏదో అంటుందండి మర్చిపోయాను. ఢమరుకం కాదు. మేమే మా ఊపిరి నిప్పులు ఊప్పెన. మా ఊహలు కత్తుల వంతెన. మా దెబ్బకు డి 'దిక్కులు పిక్కటిల్లి పోయే' అనొస్తుందన్నమాట. ఇదా ఈ
డమరుకం. కాదా? ఓకే. సూపర్, సూపర్ అంటే, ఆ తెలుగును కూడా చాలా స్పష్టంగా పలుకుతున్నారు మీరు. <giggles> మంచిగా. అప్పుడు అండ్ ఇంకోటండి హ్మ్, ఇంకొకటి చిన్నది ఏంటంటే, 'రంపంపం' అన్నారు కదా! అది ఖచ్చితంగా మీరు ఫ్రెండ్స్‌తో కామెడీ కామెడీగా అనుకుంటూ అలా పాడుంటారు కదా!
అవును, తెలుగు. నేను తెలుగు వాడినేండి. ఆ! ఆ! అల్ అప్పుడూ చాలా సార్లిక అంటే హ్మ్, <smacks lips> ఆహ్, ఆ ట్రెండ్, ఆ టైంలో, మేమిదే పాట పాడుకుంటూ ఎక్కువగా ఆహ్, గడిపామనుకో. మేము మేము చాలా యంగ్ ఏజ్ అప్పుడు, హ్మ్ 18 ఆ! ఆ! అప్పుడూ ఇది ఇక్ ఒక వచ్చి ఇదొకటి 'రాజా రాజాధిరాజ' అని డబ్బింగ్ సినిమాలో పాట. హ్మ్, 'ఘర్షణ' అని
ఓకే. అదేలెండి. అంటే మంచి యవ్వనం. ఓకే. ఆహ్, ఏం సినిమా 'ఘర్షణ.' ఓకే, ఓకే. కార్తీ గారు ఎవరో ఉంటారు కదా! కార్తీ.
ఆహ్, కార్తీక్, ఆ! కార్తీకూ, హ్మ్, శివాజీ గణేషన్ గారి అబ్బాయి ప్రభు హ్మ్, ఆ! అందు అందులో 'రాజా రాజాధిరాజ' అని ఒకటుంటుంది. అది
ప్రభు. ఆ! అవునవును. అదేదో రైల్వే స్టేషన్ బ్యాక్‌గ్రౌండ్‌లో జరుగుతుందిగా.
ఆ! ఎగ్జాక్ట్‌లీ అదే, అదేనండి. అదే అదే కార్తీక్ గారి పాట. అది కూడా న న అంతే. చా చాలా బావుంటుందందులోనేమో హుహు. హ్మ్
ఓకే. అదే.
ఇంకా ఇ ఇంకొక ముఖ్యమైన పాట మర్చిపోయాం అసలు యాక్చువల్‌గా చెప్పాలంటే, ఓహ్ ఒక అద్భుతమైనదేంటంటే <coughs> జాగ్రత్తగా వినండి, మధ్యలో మళ్ళీ ఆహ్, ఏప్రిల్ మేలలో పాపల్లేరురా కాంతి లేదురా, ఈ ఊరు మోడురా ఒట్టి బీడురా బోరు బోరు రా, అరె చాలయా ఇక పోవయా జూన్ జులైలో ముద్దబంతులే విరిసెను విరిసెను, తేనె జల్లులే కురిసెను కురిసెను, పాల పొంగులే తడిసెను తడిసెను కన్నె చిలకలన్నీ మనకు విందులు రా ఇదండీ.
ఆ! చెప్పండి. చెప్పండి. ఓకే. ఆ! ఆ! ఓహ్! చాలా బావుందండి. అంటే ఏ సినిమా అది? నాకు ఎక్కడా విన్నట్టు గూడా గుర్తులేదు. <giggles>
<chuckles> ఇదేదో ఏ పాతదెప్పుడో సినిమా. సినిమా పేరు గుర్తు అంటే ఆహ్, హ్మ్. ఒక కాలేజి స్టూడెంటు హ్మ్. పడేటువంటి వర్ణనాతీతమైనటువంటి బాధకి ప్రతిరూపమండి ఇది. <chuckles>
అదే. అదే తెలిసిపోతుంది. ఏదైతే ఆ టైము ఆహ్, ఆహ్, కరెక్ట్‌గా స నెలలు కూడా <giggles> చెప్పారు గదా! ఈ నెలలో ఇలా జరుగుతుంది ఆ నెలలో ఇలా జరుగుతుంది. <chuckles>
<chuckles> కదా! ఆ ఏప్రిల్ మేలలో పాపలు లేరెక్కడా కనిపించట్లేదు. సరే! మళ్ళీ జూన్, జులై వచ్చిందంటే బావుంటుందనేటువంటి ఉద్దేశంతో, <chuckles> ముద్ద బంతులే విరిసెను, <giggles> పాల పొంగులే తడిసెను, తేనె జల్లులే కురిసెను. ఒడియా అ అంటే ఒక చాలా మ అప్పట్లో ఉపేసిందనుకోండి. ఒక ప ఓహ్! రకంగా ఈ
కనపడరు. <chuckles> ఓహ్, బంతి పూలప్పుడే పూస్తాయి అంటారు. <laughs> అదే. అదే. <chuckles> అయ్య బాబోయ్! <chuckles> అవును. అదే. అంటే ఒక కాలేజికెళ్ళే స్టూడెంట్‌కి ఆ కాలేజ్ జరిగే సంవత్సరం ఎలా ఉంటుందనేది ఈ పాటలోనే ఉంది. ఓకే.
హ్మ్. <chuckles> అది. ఆ! అంటే హ్మ్. ఆ ప్ అది ఇది గుర్తొస్తే మాత్రం ఎక్కడికో వెళ్ళిపోతాం ఈ పాట గుర్తొచ్చినప్పుడు. అసలు హ్మ్.
ఓకే. ఓకే. ఎప్పుడైనా మీరు ఇలాగా కాలేజి ఫెస్టుల్లో గాని, లేకపోతే అంటే ఆహ్, కొద్దిగేదైనా ఫంక్షన్స్‌లో వాటిలో కూడా ఫ్రెండ్స్ అందరూ కలిపి డాన్సు, అలా ఏవన్నా చేసిన సందర్భాలేవన్నున్నాయండి?
ఆ! డాన్సులు చేసాం గాని, పాటలు పాడలేకపోయాం, అందరం కలిసంటే హ్మ్, అంటే మీ వేదిక మీద చేయలేదు. నాకా స్టేజ్ అంటే, హ్మ్. భయం అనమాట.
ఓకె, ఓకె. హ్మ్. ఆ! ఏముందండి బయట ఏదన్నా చిన్నది ఏదన్నా జరుగుతుంటే ఒక మూలనన్నా మనం ఒక బ్యాచ్ అందరు ఫార్మ్ అయిపోయి డాన్స్ ఏసుకుంటాం గదా!
హ్మ్, అక్కడ మాత్రం డాన్సు బయట ఎక్కడైనా ఉంటే డాన్సులు చేసాం. కానీ ఇస్టే ఆ! ఆ! స్టేజ్ ఎక్కి పాటలు పాడటం, లేపోతే దాన్ని మీ బహుమతులు తీసుకోవడం అలాంటివి జరగలేదండి ఎప్పుడూ జర
ఆ! ఇరగోట్టేసేవాళ్ళు అనమాట అయితే అక్కడ మాత్రం. అంతే అంతేనండి. అంటే మరి ప్రొఫెషనల్‌గా కాకుండా హ్యాపీగా ఫ్రెండ్స్ అందరు కలిపి హ్యాపీగా గడపడానికి చేస్తూ ఉండేవాళ్ళు అన్నమాట.
ఆ! ఆ! చేస్తూండేవాళ్ళం, ఏంట్రా ఈ గోలని తిడుతుండేవారు అందరూ, ఇంట్లో పెద్దవాళ్ళు అందరూ కూడాను. ఏయి
ఆహా! <giggles> అంటే మరి అలా ఒకల్ని నోటీస్ చేసి ఏంట్రా గోల అనే వరకు కూడా చేసేవాళ్ళు అన్నమాట <giggles> ఆ రేంజ్
తీసు తీసుకొచ్చేవాళ్ళం మేము ఇప్పుడు ఒక సినిమాలో ఏదో 'సునీల్‌'ని అడుగుతారు టైం ఎంత అయిందిరా అనగానే "ఏమొ ఏమిటీటీటీ" అంటాడు ఆహ్, ఆ!
ఓకె, ఓకె. ఆ! ఆ! అవునవును అర్ధరాత్రి 11:00కి ఏంట్రా బాబు ఈ గోలవ అంటారు గదా.
ఆహ్, అంటే ఆ టైం 11:00 అయిందిరా చెప్తారు. మేము ఆ టైప్ బ్యాచే ఉండేది మాది. <laughs> అంత క ఆ! అంటే అయి కళా నైపుణ్యం అంతా ఆ టైప్‌ లోనే ఉండేది అనుకోండి.
ఓహ్! ఓకె చాలా సరదా సరదాగా. <giggles> అదేలెండి అంటే కళా నైపుణ్యం కూడా ఆ టైప్‌లో <giggles> సూపర్ సూపర్. అండి. అయితే మీ ఫ్రెండ్స్ అందరిలో బాగా యాక్టివ్‌గా ఎవరు ఉంటారు మీరేనా? లేకపోతే మీ ఫ్రెండ్ ఎవరైనా ఉంటారా?
హ్మ్. హ్మ్, అంటే మా ఆ! ఏహ్, మా ఫ్రెండ్ ఒకడు ఒడు ఉండేవాడండి, సతీష్ గాడు వా వాడైతే హ్మ్, ఆహ్, డ్రమ్స్ కొట్టడం నేర్చుకున్నాడు వాడు.
ఆ! ఆహా! ఓకె ఓకె.
ఆ! వాడు డ్రమ్స్ నేర్చుకోవడం వల్ల, వాడు డ్రమ్స్ వాయించినప్పుడు నేను పాట పాడటం ఇంకొకడు ఇంకోటి, <smacks lips> అలా అలా ఉండేదనమాట ఒకడేమో
ఓకె. ఆ! మీరు పాట పాడేవాళ్ళు అన్నమాట మీ గ్యాంగ్‌లో అయితే.
అన్ నేను పాట పాడడం, ఒకడు డ్రమ్సు ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కళా నైపుణ్యం మ మామూలుగా కాదు. ఇంకోడేమో పద్యాలు చెప్పేవాడు, ఇంకోడు ఆ! అలాంటివి ఉంటుండె.
ఓహ్! సూపర్. అంతే. ఆహా! అయితే ఇప్పుడు డ్రమ్స్ అంటే ఇక నార్మల్‌గా ఇంతకు ముందు అట్ట ము అట్టలు కూడా తీసుకొని కొట్టేస్తూ ఉండేవాళ్ళు కదా! అలా కొట్టేసేవాళ్ళ?
ఆ! అలా కొడుతూ ఉండేవారు. అయి వీడు, వాడి దగ్గర ఉండేది ట్రిపుల్ కాంగో అంటారు కదా 3 డ్రమ్స్ ఉంటాయి కదా!
హుహు. ఆ! ఆ! అవునవును ఒకటి కొంచెం పెద్దగా ఉండి ఒక్కొక్కటి సైజ్ తగ్గిపోతా ఎళ్తది.
అది. హ్మ్. ఆ! వాడు దే తెచ్చేవాడు మా దెగ్గరకి తెచ్చి, వాడు కొడుతుండేవాడు. కొడుతుంటే, మనం ప్రదర్శనిచ్చేవాళ్ళవాట. ప్రదర్శనిస్తే చుట్టుపక్కలోళ్ళంతా ఒచ్చి "ఏంట్రా ఈ గోల మీరూ" అని జెప్పి అంటూ ఉండేవారు కూడాన.
ఓకే. అదే. <giggles> హ్మ్. అంటే, వాళ్ళు ఆ ఏజ్ దాటేశారు కాబట్టి, వాళ్ళకది గోలలాగానే ఉంటదిలేండి. <giggles> అయితే, ఎప్పుడన్నా కొంచెం ఎవరినన్నా ఇంప్రెస్ అంటే, మీరు ఆల్రెడీ ఈ హ్యాండ్ కూడా ఆహ్, మొదట్లోనే చెప్పారు గాబట్టి, ఎవరినన్నా ఇంప్రెస్ చెయడానికి, లేకపోతే ఆ పర్సన్నే ఇంప్రెస్ చెయడానికి, మీరెప్పుడన్నా పాట పాడారా?
ఆ! <giggles> అదే. ఆ! ఆ! హ్మ్. పాడానండీ. కాపోతే అది బె మర్చిపోయా. <giggles> అప్పుడసలు. ఇప్పుడు గొంతు లేదు అసల. అప్పుడైతే 'బాలసుబ్రహ్మణ్యం' గారిని ఇమిటేట్ చేసేసేవాడిని బాగా. హ్మ్. హ్మ్. ఇప్పుడసలు
ఏదో ఒకటి. పాడారు. ఓకే. <chuckles> యాహ్! ఓకే. అంటే, మంచి డెప్తూ, పాడేటా పాట విధానం గానీ, లేకపోతే పాడేటప్పుడు గానీ.
ఆ! ఆహ్, ఇప్పుడు ఒక్క పర్సంట్ కూడా లేదండి. అప్పుడైతే ఇంతకన్నా ఒకా హ్మ్, 1000 టైమ్స్, 100 టైమ్స్, 1000 టైమ్స్ బెటరే ఉండేది. హ్మ్.
ఓహ్! సూపర్. అయినా కూడా ఇందాకడా లిరిక్ససలు మర్చిపోకుండా భలే పాడారు గదండి.
లిరిక్ మర్చిపోలేదు గానీ, అంటే ట్యూను, లిరిక్ మర్చిపోలేదు గానీ, గొంతులో తేడా ఒచ్చింది కదా! అలా. <giggles>
ఆ! అదీ కొంచెం పెద్దయ్యే కొద్దీ గొంతు మారిద్దండి. అది మారద్దంటే ఎలా కుదురుద్ది. <giggles>
హ్మ్. అదే. ఆహ్, అది అప్పుడు బావుండేది ఇంకా కొంచం చక్కగా. ఆ! అప్పుడూ పా పాయిన పా
ఓకే. ఏదన్నా ఆహ్, ఒక పాటేవన్నా గుర్తుందా? అంటే, వాళ్ళని ఇంప్రెస్ చెయడానికి పాడిన పాటలో ఏదన్నా ఒకటి?
ఇంప్రెస్ చేయడానికి పాడిన పాటలు చాలా ఉన్నాయి. అందులో కలిపి హ్మ్, ఏది? ఆ! 'విజయ్', 'విజయ్' అని నాగార్జున గారి సినిమా ఒకటి వచ్చింది. అప్పుడు దాంట్లో వోక్
ఓకే. ఫస్ట్ మూవీ అనుకుంట కదా! నాగార్జున గారిది.
'విక్రమ్' ఫస్ట్ మూవీ. ఆ ఆహ్, విజయ్ ఆ సినిమా. ఇద్దరం, మేమిద్దరం మే యాక్సిడెంటల్‌గా నాగార్జున గారి ఫ్యాన్ ఇద్దరం. ఆ అమ్మాయికి కూడా చాలా ఇష్టం. హ్మ్, ఆ! ఆ!
విక్రమ్. ఆహా! ఓకే, ఓకే. హ్మ్. ఓహ్! ఓకే, ఓకే. అదేలేండి. అంటే మళ్లీ ఆహ్, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకటి అడుగుతాను. ఆహ్, తనే తరువాత మీ భాగస్వామి అయ్యారా? లేకపోతే
ఆ! లేదు, లేదు, లేదు, లేదు. ఆ!
ఓకే, ఓకే. <chuckles> సరే అండి. అయితే వాళ్ళకి, మీకు ఇద్దరికి కూడా ఒకలే నాగ నాగార్జున గారు అంటే బాగా ఇష్టం అన్నమాట.
ఆ! బాగా ఇష్టం. సో, అందులో ఇది ఒక న్ 'విజయ్' అనే సినిమాలో 'కళ్యాణ సుందరికి కౌగిట్ల వందనం' అనే ఒక పాటుంది. బా ఆ ఒక్క ముక్కే గుర్తుంది నాకు. హ్మ్.
హుహు. ఆ! ఆ! అదే అంటే, అప్పట్లో ఇద్దరికి ఆయనే ఇష్టం కాబట్టి, ఖచ్చితంగా ఆవిడని ఇంప్రెస్ చేద్దాం అన్ని పాడుతూ ఉండేవాళ్లు అన్నమాట, ఆ పాటని.
ఆ, అందులో అంటే ఈ 3, 4 పాటలు అన్నీ బాగుంటాయి. 'విజయ్' అనే సినిమాలో పాటలు. ఆహ్, "వానరాత్రి ఆరు బయట" అన్న పాట బానే ఉంటుంది. "ఈ కళ్యాణ సుందరికి" బానే ఉంటుంది. ఆహ్, ''డంగ్ చిక్కు పిల్ల డబ్బేన'' ఇది కూడా బానే ఉంటుంది కానీ <laughs>
అదే అదే అండి. ఓహో! <laughs> ఓకే. అప్పట్లో ఈ ఏదైతే కొంచెం ఈ పాటలు లాస్ట్‌లో పాడారు చూసారా? ఇటువంటి పాటలకి మంచి సెపరేట్ క్రేజ్ ఉండేది కదండీ!
ఆ! ఆ! అంటే ఉండేదండి ఈ, ఈ ఇప్పుడు ఉంది, అప్పుడు ఉంది. అప్పుడు హ్మ్, హ్మ్, ఆహ్, కొద్దిగా అది ఎక్కువ ఆదరణ ఎక్కువ ఉండేదిలెండి. ఆ! హ్మ్.
అదే. అవునవును. ఇప్పుడంటే షార్టులొచ్చేసి ఒక, ఏదో ఒక పాట అలా యెళ్లిపోతా ఉంటుంది గానీ అప్పుడైతే ఒకే పాట. ఎక్కడికెళ్లినా, ఏ రేడియో స్టేషన్‌కెళ్లిన అదే. ఐ మీన్, ఏ చాయి దగ్గరికెళ్లినా కూడా, అక్కడొక రేడియో మోగుతా ఉండేది. అదే పాట.
హ్మ్. హ్మ్. హ్మ్, మో మోగుతా ఉండేది. ఆ పాటలు, పాటలూ మీకు అడ్వర్‌టైజ్‌మెంట్స్ కూడా వచ్చేవి. సినిమా పాటలు అడ్వర్‌టైజ్‌మెంట్స్. నాగార్జున గారు
సినిమా పాటలకి అడ్వర్‌టైజ్‌మెంట్‌ ఉండేదా?
అంటే సినిమా అడ్వర్‌టైజ్‌మెంట్‌లో పాటొచ్చేదన్నమాట. ఇప్పుడు అ అయి ఇప్పుడు నాగార్జున గారి 'విక్రమ్' మూవీ ఉందనుకోండి 'విక్రమ్' మూవీ కోసం వస్తే, అప్పుడు ఏమంటే జేసుదాసు గారి పాటుంటుంది. అందులో 'ప్రేమించుకుంటే నేరమా ఎద చేరువైన దూరమా' అని ఒక ముక్కుంటుంది. అందులో ఆ పాటలో వస్తుంది.
ఆహాహా! ఓకే. ఓకే. అదేనండి. ఓకే. ఓకే. అదేనండి. అంటే పాట మొత్తం కాకుండా ఒక చిన్న సెంటెన్స్ చెప్తారు.
ఆ! ఆ ఒక్క సెంటెన్సే ఆయా రేడియోలో వచ్చేదనమాట. 'ఓ ఓ కాలమా ఎడబాటు వేళ కథలవా' అని ఆయి ఆ పాట అలా స్టార్ట్ అయ్యి, దాంట్లో ఏంటంటే 'ప్రేమించుకుంటే నేరమా' అని ఒక మాటా వస్తుంది. సో, ఇక్కడేంటంటే యూతు మేము, మమ్మల్ని అట్రాక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఆయనకా అప్పుడు ఈ ప్రేమ అనగానే <chuckles>
ఓకే. ఓకే. ఓకే. <chuckles> ఆ! అదే మిమ్ మిమ్మల్ని <chuckles> అదే మిమ్మల్ని కాన్సన్‌ట్రేట్ చేసి, యూత్‌ని కాన్సన్‌ట్రేట్ చేసి, అది రిలీజ్ చేస్తా ఉండేవాళ్లు యాడ్స్.
ఆ! ఆ! అయి ఆ ప్రేమ అనగానే ఏంటని యెళ్లిపోయేవాళ్లం కదా! అందుకని ఆహ్, నాగార్జున, శోభన కలిసి నటించిన 'విక్రమ్' అనగానే ఆహ్, ప్రేమించుకుంటే నేరమా అని ఒకటే రాగానే, "ఓహో! ఏటో ప్రేమ. పదా యెల్దం, ముందు ప్రేమించుకుందాం" అనేసి మేమెళ్లిపోయేవాళ్లం. <laughs> అది అదేమి <chuckles> అలా ఉండేది. హ్మ్.
అదే. ఓకే, ఓకే. <chuckles> మీరు ప్రేమించుకుందాం అని యెళ్ళేవాళ్ళా? <chuckles> ఓకే. అదే అదే అంటే, "ప్రేమించుకుంటే నేరం," అంటాడంటే ఇదేదో చేస్తున్నాడు, చెప్తాడు, ఏదో ఒకటి చెప్తాడు. పదండి ముందసలు ప్రేమ గురించి ఏదో చెప్తున్నాడన్ని చెప్పేసి యెళ్ళిపోయేవాళ్ళన్నమాట. <giggles> అంటే ఎలా ఉందంటే, ఆహ్, వాడు "ప్రేమించుకుందాం రా," అనంగాల్నే మీరెళ్ళిపోయారా? అన్నట్టుంది. <giggles>
ఆ! వెళ్ళిపోయేవాళ్ళం అందులో <chuckles> ఆ! <laughs> అదే అలా జరిగేది. ఆహ్, హ్మ్, ఆ! ఆ పాత గీతాలు అంటే బాగా ఉండేవండి. అందులో లిరికల్ వాల్యూస్ గానీ, ఇప్పుడు మీరు
అదే. అవును. పదాలు కూడా అంటే అర్థవంతరంగా రాసుకుంటూ ఉండేవాళ్ళు గదా!
హ్మ్. అంటే ఇప్పుడు డబ్బింగ్ సినిమా పాట ఒకటి ఉందనుకోండి. అందులో మీకు, ఎంత చక్కగా ఉండేవంటే పాటలు ఇప్పుడు మో అదే కార్తీక్ గారు, రేవతి గారిది ఒక సినిమా ఉంది. ఆహ్, పేరు మర్చిపోయాను గాని. అందులో
ఓకే. కార్తీక్ గారు, రేవతి గారిదంటే 'అన్వేషణనా'?
'అన్వేషణ' మో భానుప్రియ, కార్తీక్. ఆ! ఆ! భానుప్రియ గారు. అది కాదు. అది అదేమో స్ట్రెయిట్ మూవీ 'అన్వేషణ'. ఇదేమో డబ్బింగ్ మూవీ అండి. డబ్బింగ్ చేసి, తెలుగులోకి మనకు వచ్చిందనమాట. అందులో ఎంత చక్కగా ఆ అమ్మాయిని 'పొద్దు వాలిపోయే, నిద్రొచ్చే వేళయ్యింది, నువ్వు అలిసిన బొండు మళ్ళీ త్వరగా బజ్జో మరి, కలలేకంటూ నువ్వు ఉయ్యాల ఊగు' అని. అలా అంత చక్కగా ఆ డబ్బింగ్ పాట ఆహ్, సహజత్వం ఉండేదనమాట.
ఓహ్! ఓకే, ఓకే. సారీ, సారీ ఆ! అదేనండి. ఓకే. ఆ! అబ్బా! <chuckles> అంటే చెవులు కూడా వింటుంటే, చాలా ఏదో చెవులో తేనె పోసినట్టుగా ఉంటుంది అంటారు గదా! అలా ఉండేదన్నమాట. <chuckles>
ఆ! అవును. అలా ఉండేది. ఇప్పుడేమో ఈ ఈ పాటలు డబ్బింగ్ చేస్తున్నారు గాని, అంత వ బావుండట్లేదు. ఏదో పెదాల కథలికనుగుణంగా ఏ పదం పడితే, ఆ పదం పెట్టేస్తున్నారు. ఆన్ ఆ రచన.
ఓకే. అదే, అదే. చెవులకి చిల్లులు బడిపోతున్నాయి అసలు చెప్పాలంటే మ్యూజిక్ వల్ల. <chuckles>
అంటే, ఆ రచనలో ఆహ్, ఆది అది తగ్గిపోతోందన్నమాట. గతి తప్పుతోంది కొంచెం. అలా అనుకోవచ్చు. అలా అనుకోవచ్చండి.
ఆహా! ఓకే. అదే. అదేలెండి. అంటే అక్కడ ఏదైతే భావం ఉందో, ఆ భావాన్ని మిస్ చేసేసుకొని ఆళ్ళ లిప్స్‌కి తగ్గట్టు ఏదేదో రాసేస్తున్నారంటారు.
అంతేనండి. తప్పనిసరిగా అలాగే చేస్తున్నారు వీళ్లే. ఆ!
ఓకే. సో, పాత పాటల మీద మాత్రం మంచి మమకారం ఉంది మీకు.
మంచి ఆ! అంటే ఇ ఇప్పడికి కూడా ఉంది ఇంకా. అదే చాలా దాని మీద మమకారం, భక్తి అన్నీ ఉన్నాయనుకోండి. భక్తి కూడా ఉంది. చక్కగాను.
ఓహ్! భక్తి కూడా. <chuckles> ఓకే. పైగా మీకొక మంచి లవ్ స్టోరీ కూడా ఆహ్, ఏదైతే ఉందో, అది కూడా ఈసారి తప్పకుండా మాట్లాడినప్పుడు, దాన్ని కూడా వెలికి తీయడానికి నేను ప్రయత్నిస్తానండి. ప్రస్తుతానికి అయితే ధన్యవాదాలు.
ఆ! ఆ! అవునండి. అవునండి. ఆ! హ్మ్. ధన్యవాదాలండి.